ఆ! కోకోనట్ వాటర్ అక్కడ అవైలబుల్‌లో ఉంటే, కోకోనట్ వాటర్ ఓకే. అవి లేకపోతే ఈ మధ్య నాకు నేను సర్ది చెప్పుకుంటూ, ఈ థమ్సప్‌లు, ఈ ఫ్యాంటాలు ఇలా కూడా తాగుతున్నానన్నమాట ఎందుకంటే, అవి కూడా వాటరే కదా! అని. హ్మ్.
ఓకే. ఓహ్! అది ఇప్పుడు హైడ్రేషనా? నో, నో, నో, నో అది హైడ్రేషన్ గాదు. మీరింకా డ్యామేజ్‌ జేస్తున్నారు, మీ బాడీని. దాని బదులు డీహైడ్రేట్ అయినా పర్లేదు గానీ, ఆ సోడాని, షుగర్లని మీ అనవసరంగా మీ బండిలో వేసి, ఆ బండిని రిపేర్ అయ్యేలా జూడకండి. ఎందుకంటే, కూల్ డ్రింక్సు ఎంత డేంజర్ అంటే, మాకు చిన్నప్పుడు పాంఫ్లెట్స్ పంచేవారు. ఆహ్, ఏంటంటే, ఆహ్, ఒక ఓకే, ఫ్లష్ ఉంటది గదా ఫ్లష్, బోన్స్ ఇవన్నీ అవును. ఇవన్నీ కూల్ డ్రింక్‌లో వేస్తే కరిగిపోతాయాంట. అవును, కరిగిపోతే అంటే, కూల్ డ్రింక్ ఇప్పుడు యాసిడ్‌లో వేస్తే ఎలా డీగ్రేడ్ అయిపోతాదో, బయో డీగ్రేడబుల్ లాగా. అలానే కూల్ డ్రింక్స్‌లో వేస్తే గూడా అది కరిగించే శక్తి కూల్ డ్రింక్ ఉంటది. అలా అంటే, అన్ అంటే అంతా ఒక ఆ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టూ యాసిడ్ లాగాన్నమాట, మన బాడీకి అంతా హార్మ్ జేస్తది. ఆహ్, షుగరు, కార్బోనేటెడు, బ్లోటింగ్ ఒస్తది. ఏంటంటే, కూల్ డ్రింక్ ఎప్పుడో ఒకసారి మీరు అరగనప్పుడు స్ప్రైట్ తాగు. ఆహ్, ఆ! బర్బ్స్ ఒస్తాయి, పోతాయి అంటారు గదా! నేను దా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా ఇండైజెషన్‌ అయినప్పుడు, ఒక 2, 3 సిప్స్ తాగుతానేమో. బట్ కూల్ డ్రింక్స్ అస్సలు మంచిది గాదు. మీరు మీ సిస్టమ్‌ని మాములుగా డ్యామేజ్‌ జేసుకుంటలేరు. ఇందనేమో ఫ్రీ హె <chuckles> అది గూడా హైడ్రేషన్ అనే పేరుతోని మాత్రం అస్సలు జేయకండి. మిమ్మల్ని మీరు మోసం <chuckles> జేసుకుంటున్నారు.
<giggles> హ్మ్. <giggles> అయ్యో! అవునా! ఇక్కడి నుంచి జూడాలి. హుహు. మాంసం. హ్మ్. యాక్. ఛీ! ఆ! ఆ! వామ్మో! హుహు. హుహు. వామ్మో! అమ్మ బాబోయ్! <chuckles> అసలు మీరు జెప్పిన విధానమయితే చాలా భయంకరంగా ఉంది <chuckles> తెలుసా! ఎందుకంటే, ఒక మాంసం దానిలో ఏస్తే కరిగిపోతది అంటే, వామ్మో! దాని ఎసిడిటీ లెవెల్
అవును. అసలు అంటే ఒకటే రోజు గాదు, కొన్ని రోజులు పెడితే, <smacks lips> నేను అంటుంది ఒక యాసిడ్‌లా ఇమ్మీడియేట్‌గా డీగ్రేడ్ అవ్వదు. కొన్ని రోజులలో స్లోగా తినేస్తుంటాదన్నమాట. అంత పవర్ ఉంది కూల్ డ్రింక్స్‌కి. కాబట్టి ఎప్పుడో అప్పుడు తప్పితే, సాధారణంగా రీహైడ్రేషన్ అని మాత్రం జేయకండి. చక్కగా వాటర్ తాగండి. టేస్ట్ కాదండి <chuckles> ముఖ్యం, హెల్త్ ఇంపార్టెంటు. సో, మీరేం జేయండంటే, ఒక్కొక్కసారి మంచి మంచి సిప్పర్ బాటిల్స్ ఉంటాయి గదా! మీలాంటి పిల్లలకి ఇలాంటి మంచి మంచి బాటిల్స్ కొంటే కొంచెం, అది కొన్నందుకైనా తాగుతుంటారు, అప్పుడప్పుడు సిప్ జేస్తూ. సో, ఇలాంటి సలహాలు తీసుకోండి. <chuckles>
హ్మ్. హ్మ్. అయ్యో బాబోయ్! <giggles> హుహు. అవును. ఏంటి చిన్న పిల్ల చిన్న పిల్లలు తాగే వాటిలో తాగమంటారా నన్ను? అ అప్పుడు ఎగతాళి జేస్తారేమో.
అయ్యో! పెద్దవాళ్ళు గూడా ఇప్పుడు హీరోయిన్స్, యాక్ట్రెసేస్ ఉంటారు గదా! 'కృతి సనన్' వీళ్ళందరూ ఇలా స్లిప్పర్ బాటిల్స్‌లోనే దాగుతారు. చాలా కూల్‌గా ఉంటారు చూడడానికి గూడా.
ఆ! ఆహా! అలా అంటారా. ఖచ్చితంగా ప్రయత్నిస్తానయితే. ఈ ఐడియాలన్నీ ఫాలో అయితే, నేను మంచి హెల్తీ స్ట్రాంగ్ ఉమెన్‌గా తయారవుతానేమో చూడాలి.
యాహ్! <chuckles> యెస్. <chuckles> ఎప్పుడైనా ఓఆర్ఎస్ తాగారా మీరు?
ఓఆర్ఎస్ఎల్ తాగలేదండి దేవుడి దయ వల్ల. ఇప్పుడు బ్యాన్‌ చేసారు గదా! నేను కూడా అదే అనుకున్నా.
<chuckles> అది

అది ఓఆర్‌ఎస్సే. యెస్. ఎలక్ట్రాల్ కింద ఓఆర్‌ఎస్ అంటరు. ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్. <chuckles>
ఆ! దాన్ని ఓఆర్ఎస్ అంటారా? ఓకే.
యెస్. ఎలక్ట్రోల్ ఓఆర్ఎస్. అది వేరే బ్రాండ్ అంతే. యెస్. ఇప్పుడు ని మి మీరు చెప్పిందెలావుంది <giggles> తెలుసా? మీకు పారాసిటమాల్ యేసుకున్నారా అంటే నేను డె డోలో యేసుకున్నాను పారాసిటమాల్ యేసుకొను.
అమ్మో! దాని పేరు తెలుసు. బ్రాండ్ ఆ! హ్మ్. <giggles> మరన్ని పేర్లు పెట్టి కన్ఫ్యూజ్ చేయకూడదు పిల్లల్ని. <giggles>
<giggles> బ్రాండ్స్ చాలా ఉంటాయి గదా! సో, అలా యాహ్. ఎలక్ట్రాల్ అల అల అదేంటంటే మన బాడీలో సోడియం, క్లోరిన్, పొటాషియం ఇవన్నీ లాసయిపోతుంటాయి స్వెట్ రూపంలో. అదేంటంటే మొత్తం మళ్ళీ పంపించేస్తుంటాం మనము. ఆహ్, గిడ్డీనెస్ కానియండి ఆ లేజీనెస్ టైర్డ్‌నెస్సు అదంతా పోతాయన్నమాట ఆహ్, డీహైడ్రేషన్ వల్లొచ్చేవి. యెస్. యెస్.
అవును. హ్మ్. ఓహ్! అమ్మో! ఇన్నున్నాయా?
సో ఇప్పటి నుంచి మీరు బాగా వాటర్ తాగండి. ఆహ్, కాఫీలు, టీలు తాగుతుంటారా ఇంకా?
హ్మ్. హ్మ్. హుహు. హుహు. ఇప్పటి నుంచి ఇంకేం తాగను. మానేసేసానిప్పటితో.
నో! అయ్యో! తాగండి. <chuckles> కాఫీ, టీ ఇస్ వెరీ గుడ్. కాకపోతే ఎక్కువ కాకుండా 1, 2 కప్స్ తాగండి. బట్ కూల్ డ్రింక్స్ మాత్రం చాలా దూరంగా ఉండండి. అది మీకు చాలా మంచిది. ఓకే. ఓకే. <giggles>
<giggles> ఆ! హ్మ్. తప్పకుండా. తప్పకుండా. మీరు చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం.
ష్యూర్. ష్యూర్. ష్యూర్. నాకు కూడా అండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.